అవును నిజమే. అయితే ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొంతమంది గూగుల్ డాక్టర్స్ ఉంటారు. ఓపెన్ చేసి గూగుల్లో చూసేసి అమ్మో! నాకు పెద్ద ప్రాబ్లమ్ ఉంది. పెద్ద ఏదో అయిపోయింది నాకు అని చెప్పి ఆ! చెప్పండి.
అదే కదా! ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది చెప్పనా నేను. మా ఫ్రెండ్‌కి విటమిన్-బి12 డెఫిషియన్సీ వచ్చింది అన్నమాట. బి-12 బి-12 విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పేసి అంటే వాడికి, ఒక నార్మల్ అంటే చెవులో టినిటస్ అనేది రావడం గాని. ఇట్లాంటివి అన్ని కూడా స్ట్రెస్ యాంగ్‌జైటి లెవెల్స్ పెరిగిపోతే విటమిన్-బి-12 డెఫిషియన్సీ అనేది వస్తది.
ఓకే. ఆ! అంటే చెవు చెవుల్లో టినిటస్ అంటే ఏంటండి?
టినిటస్ అని చెప్పేసి అంటే చెవుల్లో రింగింగ్ అన్నమాట. అంటే కంటిన్యూయస్‌గా ఒక సౌండ్ అనేది వస్తా ఉంటది ఇక్కడ.
ఆ! అదే మోత మోగిపోతుంది చెవులు అంటారు. గుయ్యమంటుంది చెవులు అని అంటారు.
అలానే కంటిన్యూయస్‌గా 24 గంటలు కూడాను మోగుతా ఉంటది అన్నమాట. నాకు ఉంది అది వాస్తవంగా.
ఓకే. ఆహా!
హా! అరె అది నార్మల్‌ రా బాగా అని చెప్పేసి అనిఅంటే. లేదురా! నేను నేను ఏదో ఒకటి ఇక్కడ గూగుల్‌లో చూస్తే ఇలా చెప్తున్నారు. అది చెప్తున్నారు. ఇది చెప్తున్నారు అని చెప్పేసి అనిఅంటే. నాకు ఇలాగా డిప్రెషన్ వచ్చేస్తుంది రా. నేను ఇలా సూసైడ్ చేసేసుకుంటాను! అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. ఒరేయ్! బాబు నువ్వు ఎక్కడ దొరికావు రా నాయనా. నువ్వు ఆగురా, అని చెప్పేసి వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, నాయనా ఇది సర్వసాధారణమైన విషయం. నువ్వు ఫస్ట్ టాబ్లెట్లు వాడు. ఒక నెల రోజులు వాడిన తర్వాత రా అని చెప్పేసి అని అన్నాడు. నెల రోజులు వాడాడు వాడు. నెల రోజులు వాడిన తర్వాత కూడా నాకేం తగ్గట్లేదు డాక్టర్ అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు విటమిన్-బి12వి షాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ! ఇంజెక్షన్ ఆ! అంటే టాబ్లెట్లు ఎప్పుడైతే పని చేయట్లేదో అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాడు ఆయన.
అయ్యయ్యో! అవును. నిజమే. ఓకే. ఆహా! ఓకే. అవును. నిజమే. అవును. హెవీగా డెఫిషియన్సీ ఉంటే ఇంజెక్షన్స్ ఇవ్వాల్సొస్తది.
అవును. అది తీసుకున్నాడు కొంచెం అప్పుడు పర్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని బానే ఉన్నాడు. మొన్న ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు.
అవును. ఈ గూగుల్ తల్లిని నమ్ముకుంటే పాపం
అంటే, ఇక్కడ గూగుల్ అనేది గూగుల్‌లో ప్రతీది కూడాను అంటే, తలకాయ నొప్పి వస్తే నీకు బ్రైన్ క్యాన్సర్ ఉంది అని చెప్పేసి చెప్పేస్తుంది అది.